సాధారణంగా మనకి వృత్తి పరంగా కానియండి, ఆహ్, ఇంట్లో కుటుంబ విషయాల్లో కొన్ని కొన్ని సార్లు మనము ఒత్తిడిని ఎదుర్కుంటుంటాము. అయితే ఈ ఒత్తిడి వచ్చినప్పుడు మీరు ఎలా ఎదుర్కుంటారు? మిమ్మల్ని మిల్ మీరు ఎలా శాంత పరుచుకుంటారో వివరిస్తారా?
అవునండి. ఇలా మామూలుగా ఒత్తిడి ఏదైనా బాగా గురవుతున్నాను అంటే ఫస్టు దానికి కారణాలు తెలుసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను.
ఓకే. ఆ! అది ఇంపార్టెంట్ అవును. చెప్పండి.
ఉదాహరణకి ఉదా ఆహ్, ఉదాహరణకు ఏంటంటే ఆహ్, మన ఒత్తిడి కారణమైంది అంటే సడెన్‌గా మనం ఎక్కువ పని మనం కొన్నిసార్లు ఒప్పేసుకుంటూ ఉంటాం. మనం చేయాల్సిన పని దానికన్నా. నేను ఎక్కువ పని
అవును. అది మొహమాటానికి కావచ్చు. లేదంటే ఇంకేదైనా కావచ్చు. నో అని చెప్పకుండా ఒప్పుకొని తప్పు చేస్తాం. యాహ్!
కాదు. ఒ ఒప్పుకొని తప్పుకోని నో అని చెప్పడం కాకపోవచ్చు. కొన్నిసార్లు చిన్న పనిలాగా అనిపిస్తుంటాయి కొన్ని పనులు. ఈ దిస్ ఇస్
ఆ! ఒక్కసారి స్టార్ట్ చేసినంకనే తెలుస్తది అది ఎంత పెద్ద పనో.
ఆ! దాని లోతు తెలుస్తుంటుంది. అయ్యో! ఇంత సేపు ఇంకా ఇంకా కాలేదా, ఇంకా కాలేదా అని ఒత్తిడికి గురవుతాం అనమాట. అయ్యో! ఇచ్చేసాము, చేసేసాము అని ఒత్తిడికి గురవుతాం. అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇంకొకసారి కమ్యూనికేట్ చేయాలనమాట అవతలి వ్యక్తితో. "నేను ఇంత టైమ్‌లో చేయాలనుకున్నాను. కానీ దిగిన తర్వాత తెలుస్తుంది నేను కొంచెం నా అంచనా తప్పుకున్నాను నేను. నాకు యాక్చువలీ నిజానికి కావాల్సిన సమయం ఇంత సమయం కావాలి నాకు. అప్పుడే నేను చేయగలను" అన్నట్టు చెప్పేస్తాం అన్నమాట. చెప్పకపోతే ఇంకా అవ్వదు అవ్వదు అని మనసు చెప్తుంటది. ఉన్న ఫోకస్ కూడా మనం పని మీద పెట్టలేం.
యాహ్! <giggles> అవునవును. యాహ్! ఓకే. ఓకే. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఆహ్, ఇప్పుడు మీరు చెప్పినట్టు చెప్తే వాళ్ళకి ఒక నామోషీగా ఫీల్ అయితారు వాళ్ళ ముందు చిన్నగా. అంటే "నేను అనుకున్నాను కానీ అవ్వట్లేదు", అని అంద్ ఆహ్, అలా చెప్పడం ఇష్టం లేక నిజంగానే ఒప్పుకొని, నిజంగానే ఒత్తిడి తీసుకొని అది కంప్లీట్ చేయడానికే ట్రై చేస్తారు ఇచ్చిన టైమ్‌లోనే.
అవునండి. అవునండి. అవునండి. ఆగ్ అయితే కంప్లీట్ చేయడానికి ట్రె చేస్తారు కానీ కొన్నిసార్లు కంప్లీట్ చేయకపోవచ్చండి. అప్పుడేంటంటే అట్ అట్లీస్ట్ ఏంటంటే లాస్ట్‌లో మనం చెప్పామనుకోండి "ఇప్పుడా నువ్వు చెప్తున్నావు ముందే చెప్పొచ్చు కదా!" అన్నట్టు అవతలాడుకుంటుందండి. అప్పుడు కూడా మనకి బ్యాడ్ ఇంప్రెషనే వస్తదండి. ఈ మధ్యలో మనకు చెప్తే ఏంటంటే "ఓహో! ఇతను రి రియలైజ్ అయ్యాడు. <smacks lips> యాక్చువలీ ఇతని తప్పు ఉద్దేశం ఏమీ లేదు. ఇతనే కొంచెం తప్పు కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుంటాయని", అర్థం చేసుకునే అవకాశం ఉంటదండి. మధ్యలో మనం
అవును. అవును. అవును. అవునండి. కరెక్టే. కరెక్టే. <giggles> అవునండి. మీరు చెప్పినట్టు కమ్యూనికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇందులో. చెప్పకపోతే ఏమైతది అంటే మీరు చెప్పినట్టు లాస్ట్ మొమెంట్‌లో వచ్చి "చేతులు, కాలాక ఆకులు పట్టుకున్నట్టు" వాళ్ళు ఏం చేయలేరు. వీళ్ళు ఏం చేయలేరు. అప్పుడు ఇంకా మొత్తం లాస్‌లో ఉంటారు.
అవునండి. అవునండి. ఓహ్! ఆ! లాస్‌లో ఉంటారు. ఇప్పుడు మధ్యలో చెప్తే వుదా ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి. ఇప్పుడు మధ్యలో చెప్తే "ఓకే నేను మా ఫ్రెండ్‌ని ఒకడిని పిలుస్తాను అతనికి కూడా హెల్ప్ చేయమంటాను అని అతను చెప్పొచ్చు". లేకపోతే ఇంకా అతనే దిగి కొంత హెల్ప్ చేయొచ్చు. "ఇలా ఇలా చెయ్యు తొందరగా అవుద్ది", అని చెప్పొచ్చు. ఈ
యెస్. ఓకే. అవును. అవును. అద్ ఈ రెండు కాకుండా ఎట్లీస్ట్ సలహాలు ఇస్తారు. ఇంకేదన్నా పెంచడము, టైమ్ పెంచడమో లేకపోతే ఆహ్, యాహ్! వాళ్ళే కొంచెం హెల్ప్ చేయడము అలాంటివి చేస్తుంటారు.
ఆ! వాళ్ళే వచ్చి హెల్ప్ చేయడమో లేకపోతే టైమ్ పెంచడమో "ఓకే సరిపోదు కదా! ఈ టైమ్‌లో అయితే చెయి", అని చెప్పడమో లేకపోతే "ప్రస్తుతానికి ఇవి ఇంపార్టెంటు, వీటి మీదే ఫోకస్ చెయు మొత్తం ఇవన్నీ చేయక్కర్లేదు" అని చెప్పొచ్చు.
అవును. అట్లా నెగోషియేట్ చేస్తే బానే ఉంటది.
"ఎ ఎలాగా నువ్వు చేయలేకపోతున్నావ్. కాబట్టి ఈ టైమ్‌కి చేయలేవన్నావు, కాబట్టి ఎట్లీస్ట్ ఇవి అయితే ఫర్స్ట్ ఇంపార్టెంట్ చెయు. టైమ్ మిగిలితే ఇవి చెయు" అన్నట్టు చెప్పొచ్చు.
అవునండి. అవును.
ఇట్లా ఏదో ఒక సజెషన్ చెప్పొచ్చనమాట. మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కమ్యూనికేట్ చేస్తే, వాళ్ళకి కూడా ఏదో ఒక స్ సొ సొ సొల్యూషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటది. పరిస్కారం ఇవ్వటానికి. చివర్లో చెప్పామనుకోండి మనం, మనము ఒత్తిడితో సరిగ్గా చేయలేం ఆ పని. చేయాల్సినంత ఎఫెక్టివ్‌గా చేయలేం.
యెస్ అండి. యెస్. అవునవును. అవును. మళ్ళీ అంటే చేషినా కూడా ఒకవేళ
ఎందుకంటే ఆహ్, వెనక బాక్‌గ్రౌండ్‌లో తిరుగుతుంటది. అవ్వదు అవ్వదు అని తిరుగుతుంటది కనుక.
అవునండి. అంటే ఒకవేళ కంప్లీట్ చేష్నా కానీ ప్రొడక్టివిటీ, క్వాలిటీ వైస్ ఇష్యూస్ ఉంటే వేస్టే గదా! చేసి గూడా.
సో, ఇట్లా చేస్తే ఆ! కొన్ని సార్లు ఏంటంటే తొందర, తొందరగా చేయటం వల్ల అంత క్వాలిటీ‌గా చేయలేకపోవచ్చు. ఇప్పుడు, మనకేంటంటే కొన్ని క్రియేటివ్ వర్క్స్ ఉంటాయి. అవి డిజైన్ ఏదో ఒక డిజైన్ చేసి ఫస్టు ఈ టైమ్‌కల్లా ఇచ్చేద్దాం అన్నట్టు ఒకటి ఉంటది. <smacks lips> ఒత్తిడిలో.
అవునండి. ఓకె. అవును.
ఈ చ్ చాలా అద్భుతమైన డిజైన్ చేద్దాము. క కాసేపు ప్రశాంతంగా ఆలోచించి అద్భుతమైన డిజైన్ చేస్తాము అనే ఇది ఒత్తిడిలో అవ్వదండి అది.
అవునండి. అంటే క్రియేటివిటీతోని కూడిన ఆలోచన రావాలంటే ఎంత సమయం ఆలోచిస్తున్నాం అన్నది కాదు. ఎంత ప్రశాంతంగా ఆలోచిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే హాఫ్ అన్ అవర్‌లో రావచ్చు. 1 అవర్‌లో రావచ్చు కొత్త ఆలోచనలు. యెస్. అవునండి. వెరీ గుడ్.
ఓహ్! ఎంత ప్రశాంతంగా ఓకె. అవునండి. సో, సో, ఆ ప్రశాంతత కావాలండి. సో, ఆ ప్రశాంతత కావాలన్నప్పుడు ఇలా ఒత్తిడిలో ఉన్నప్పుడు చేయలేమండి. సో, ఇలాంటివుంటాయండి. <clicks tongue> తొందర, తొందరగా వంట చేసామనుకోండి. ఉప్పు సరిగ్గా వేయిపోవడం మర్చిపోవటము, లేకపోతే ఇలాంటివేవో చేస్తామనుకోండి, "అరే నువ్వు తొందరగా చేయమన్నావు, తొందరగా కాదు మంచిగా కూడా చెయ్యాలిరా అంటాడు" మళ్ళీ వాడే.
అవునండి. ఓకె. అవునండి. అవునవును. కరెక్టే.
అ అంత్ అందుకే, అందుకే ఏంటంటే, ముందే ఇట్లా చెప్పామనుకో నాకు కొంచెం ఇంత టైమ్ కావాలి అనుకున్నాను. ఇంత టైమ్‌లో అనుకున్నాను గాని ఈ టైమ్‌లో నేను చేయలేను...
ఓకే. అయితే మీరు చెప్పిన సినారియో‌లో ఆహ్, మీరు ఏమి అనుకుంటున్నారంటే? టైమ్ మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అనుకున్నారు? ఒక వర్క్ అసైన్ చేసినప్పుడు?
అని మొద మొదటే స ఆహ్, టైమ్ మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు టైమ్ ఈ టైమ్‌కి ఇది, ఈ టైమకి ఇది, అని రాసేసుకోవడం పెద్ద ఈజీ నండి.
అవును. కరెక్టే.
కానీ, ఆ టైమ్‌లో అది చేయగలుగుతామా? ఆ టైమ్‌లో చేస్తున్నప్పుడు వేరే డిస్ట్ర‌క్షన్స్ కూడా వస్తుంటాయి మనకి.
అప్పుడు మన గురించి మనకి, తెలిసుండాలి అంటారు. అంటే 1 అవర్‌లో నేను ఎంత చేస్తాను అనేది, మన క్యాలిబర్ మనకి తెలిస్తే
ఓహ్! ఒక, ఒక అవగాహన ఉండాలి. ఒక అవగాహన లేకపోతే ఇప్పుడు కొత్త పూజారి అనుకోండి, నేను కొత్త, నా అంచనాలు అటు, ఇటు, కూడా కావచ్చు అని ఫస్టే చెప్పాలి.
యెస్. యెస్.
నేను ఎక్కువా, ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదు. చేసిన కూడా ఎంత టైమ్ అవుతుంది అనేది, నేను ఎప్పుడు కాలుక్యులేట్ చేసుకోలేదు.
అవునండి. యాహ్!
సో, నేనూ ఇది చేస్తాను అన్నట్టు చెప్పాలి. ఉదాహరణకి ఎవరెవరైతే ఇ‌మ్ వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఎక్స్‌పీ‌రియన్స్‌తో చెప్తారు, "ఈ టైమ్‌లో అయిపోద్దిరా" అనేసి. కానీ వాళ్ళు ఏంటీ అంటే, వాళ్ళ ఎక్స్‌పీ‌రియన్స్ వల్ల వాళ్ళు తొందరగా చేయగలుగుతుండచ్చు. నువు కొత్తగా ఉండడం వల్లా నీకు లేట్ అవ్వచ్చు.
ఓకే. ఓకే. ఓహ్! అవును. అవును. అవునండి.
సో, అంతగా ఎక్స్ వాళ్ళ ఎక్స్‌పిరియన్స్ చెప్పారు కదా! అని కూడా వ్ వాళ్ళు వాళ్ళ ఎక్స్‌పిరియన్స్ ప్రకారం అయితే ఇంత అవుతుంది. నేను కొత్త కాబట్టి నేను అంత కాన్ఫిడెన్స్ ఇవ్వలేను ఇంత్ ఈ టైమ్‌లో చేస్తానో లేదో! అన్నట్టు చెప్పాలి అన్నమాట. <swallows> ఇలా రకరకాలు ఉంటాయి. కొన్ని సార్లు డిస్‌స్ట్రా‌క్షన్స్ ఒస్తుంటాయి మనం చేసే పని చేయగలం. కొన్ని సార్లు డిస్టక్స్ సడెన్‌గా ఎవరో అర్జెంట్ కాల్ ఒస్తుంటది లేపోతే సడెన్‌ ఇంకెవరో ఒచ్చి మాట్లాడుతుంటారు, లేకపోతే ఫోను ఏదో, ఫేస్‌బుక్‌లో నోటిఫికేషన్‌లు ఎట్
ఓకె. ఓకె. అవును. అవునవును. సో డిస్ట్రాక్షన్స్ నుంచి మనల్ని మనము సెల్ఫ్ కంట్రోల్ ఎలా చేయాలంటారు?
ఈ డిస్‌స్ట్రా‌క్షన్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక పని ఒప్పుకున్నాం అనుకోండి. ఆ పని మీద ఫోకస్ చెయ్యాలి అనుకోండి. మనం ఏంటంటే సైలెంట్ మోడ్‌లో పెట్టేయాలి అన్నమాట ఫోను.
ఓకె. ఆ! అవునండి. వెరీగుడ్.
ఆహ్, స్ సైలెంట్‌లో ఆహ్, మోడ్‌లో పెట్టేసి మిగతా వాళ్ళకి కూడా ఫస్టే కమ్యూనికేట్ చేసేయాలి వర్క్ చేయక ముందే. "నేను ఈ ఈ టై నాతో మాట్లాడాలంటే పలానా, పలానా టైమ్‌లో మాట్లాడండి. ఇవి నా అవైలబుల్ స్లాట్సు. నేను ఈ టైమ్‌లో నేను ఈ వర్క్ ఉంటాను."
ఓకె. ఓకె.
"సో, ఈటైమ్‌లో నె నాకు డిస్టర్బ్ చేయకండి."
ఓకె. ఓకె. ఓకె.
సో, న నాతో కాల్ చేయాలంటే అంటే కాలింగ్‌కి ఒక టైమ్ పెట్టుకుంటాం అన్నమాట. ఈ వర్క్‌కి ఇంకొక టైమ్ పెట్టుకుంటాము. మె మెస్ అప్ చేయకుండా మిస్ చేయకూడదు. లె ఒక్ ఒకవేల వె వేరే పని మనం అటెండ్ అయ్యాము అనుకో ఇది పక్కకి ఎళ్ళిపోతుంది అండి.
ఓకె. యస్. య అవునండి. అవును. కరెక్టే.
ఆటోమేటిక్‌గా ఆ ఫోన్ కాల్ అయిపోయిన తరువాత చూసేసుకొని. అయ్యయ్యో! ఇంకా తక్కువ టైమ్ ఉందని, మళ్ళి మళ్ళ మనకి మనమే ఒత్తిడికి గురైపోతాం అండి.
ఓకె. ఓకె. అయితే మీకు ఆహ్, నిద్ర ఒత్తిడి ఉన్నప్పుడు, దాని ప్రభావం నిద్ర మీద ఎలా పడింది. ఒక అంటే, నిద్రకి మీకు హ్మ్, అంటే మంచిగానే నిద్ర పడతాద? లేకుంటే ఒత్తిడి ఉన్నప్పుడు మీరు ఎలా, మీరు ఎలా ఫేస్ చేసారు? స్లీప్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నాయా?
స్లీపింగ్ ఏంటంటే, ఒకటండి. ఇప్పుడు ఒకదానికొకటి రు ఇదండి. కొన్ని సార్లు మనం అనుకున్న పని చేయకపోవడానికి కారణం, నిద్ర కూడా కారణం అవుతుంటదండి...
అవునండి.
సో, ఈ నిద్ర ఎందుకు కారణమవుతుందంటే మనం సో, ఒకవేళ మనం వర్క్ ఉంది. <sucks teeth> బాగా నిద్రొస్తుంది. అలాంటప్పుడు ఎళ్లి కునుకు తీసేయాలండి. నిద్ర పడుకోబడిపోవాలి.
ఓకె. అవునండి. స్ అంటే అది ఎంత సేపు ఆహ్, ఆపుకుంటే కూడా ఆహ్, స్ ఇంకా నిద్ర ఫ్రస్ట్రేషన్ ఎక్కువే అయితది కానీ, ప్రొడక్టివిటీ అనేది
అప్పుడేమో ఎక్కువ అవుద్ది. క్వాలిటీ త ఆహ్, వర్క్ తాలూకా క్వాలిటీ కూడా తగ్గిపోతుంటది.
యెస్. యెస్. స్ అవునండి.
ఓహ్! అంటే మనం ఆల్రెడీ అంచనా వేసి, పనిలో వర్క్ చేస్తామన్న పని కూడా మనం చేయలేం.
అవునవును. అవును.
సో మరి నిద్ర. ఈ నిద్ర పోవాలి. నిద్ర ఎలా పోవాలి అంటే మన మనసుని ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటే అంత నిద్ర పోగలం.
యాహ్! యాహ్!
మ మనన మనసును ప్రశాంతంగా ఉండాలి. మన చుట్టూ పరిసరాలను ప్రశాంతంగా ఉంచుకోవాలి. కొన్నిసార్లు హార్న్ సౌండ్‌లు అవి ఇవి వస్తుంటాయి. అట్లా సౌండ్స్ ఏమి లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఈస్ మనకేంటి ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తాం మనం.
ఓకె. ఓకె. ఈ సోషల్ మీడియా అయితే చాలా పెద్ద డిస్ట్రాక్షన్ అండి. ఒక్కసారి ఓపెన్ జేస్తే ఇంగ అంతే <laughs> అసలు 2 హార్స్ అలా
లేపోతే ఒక అంతే. గంటలు గంటలు అలాగే గడిచిపోతూ ఉంటది మనకు తెలియకుండా. లేపోతే ఏదో కరెక్ట్‌గా సినిమా ఒక అరగంట చూస్తాం అనుకుంటాం. ఆ వెబ్ సీరీస్ స్టార్ట్ చేస్తాం. అలా అలా గడిచిపోద్ది. వీటన్నిటి వల్ల నిద్ర ఎఫెక్ట్ పడతది. నెక్స్ట్ రోజు మన కమిట్మెంట్‌లు మన వర్క్‌లు మన ఒత్తిడి పెరిగిపోతూ ఉంటది.
అవునవును. అవును. అవునండి. అవును.
ఆహ్. సో ఈ నిద్ర నిద్ర పడుకునే ముందు కూడా ఏమేం చేయాలనేది మనం ఒక లిస్ట్ తయారు చేసుకోవాలండి. నేను పడుకునే ముందు ఫేస్‌బుక్ వాడకూడదు. పడుకునే ముందు టీవీ చూడకూడదు. ఆహ్. ఏవండీ?
ఓకె. అంటే ఫోన్ పక్కన పెట్టేస్తారా? ఓకె. ఫోన్ పక్కన పెట్టేస్తారా మీరు పడుకునే ముందు?
ఫోన్ పక్కన పెట్టేయాలి. పడుకుని ఒక ఒక గం 10 గంటలకి పడుకుంటున్నాం అంటే 9 గంటల నుండి ఫోన్ ముట్టుకోకూడదు. ఆహ్. ఇది ఇది ముట్టుకోకూడదు. టీవీ చూడకూడదు.
ఓకె. యెస్. ఆ!
ఫేస్‌బుక్ చూడకూడదు.
ఓకె
ఆహ్. నెక్స్ట్ ఏంటి? టీ తాగకూడదు. టీ తాగినా కూడా తొందరగా నిద్ర పట్టదండి.
ఆ! అవునండి. అసలు చాలా ఎఫెక్ట్ అవుతది. టీ కాఫీలు ఈవినింగ్ టైమ్‌లో గాని నైట్ టైమ్‌లో తాగితే అసలు నిద్ర మీద చాలా ప్రభావం పడతదంటారు. మీకు అలా ఎప్పుడైనా పడిందా?
ఆ! అవును. అంటే, టీ తాగడం ఏంటంటే, టీ తాగితే, ఒక 2, 3 అవర్స్ సరిగ్గా నిద్ర పట్టదండి. మామూలుగా నైట్ టైమ్ పని సెయ్యాలి అనుకున్నప్పుడు టీ తాగొచ్చండి.
అవును. అవును. నిద్రని ఆపుకోవడానికి.
కానీ ఆ నిద్రని ఆపుకోవడానికి. గాని, మనం పడుకునే టైం ముందు అట్లా అలాగ ఎళ్లి ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళి "పద టీ తాగుదాం" అని, అతను అనేసరికి మనం టీ తాగేసామనుకోండి...
ఓకే.
అది నైట్ సరిగ్గా నిద్ర పట్టకపోవడం ఇవన్నీ చేస్తదండి. నెక్స్ట్ టీవీ ఇవన్నీ చూస్తే ఆ లైటింగ్ వస్తది కళ్ళ మీద పడతది కదండీ.
ఓకే, ఓకే. అవునండి. అవును.
ఆ ల్ ఆ లైటింగ్ కళ్ళు మీద పడడం వల్ల కన్ను కళ్ళు కొంచెం స్ట్రైన్ అయ్యి ఉంటాయి కనుక, అప్పుడు కూడా నిద్ర పట్టదండి.
అవునండి, అవును. ఈ డిజిటల్ టైమ్ గూడా అందుకే తగ్గించాలి అంటారు. అసలు అంటే డే నైట్ టైమ్ అనే గాదు. మొత్తంగా ఓవరాల్ డే కూడా ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ చూస్తే కళ్ళకి మంచిది.
సో అవునండి. అవును. అవునండి. అంటే మనం ఏ టైమ్ అయితే కంఫర్టబుల్ అని, మనం ఈవినింగ్ టైమ్ బాగా కంఫర్ట్ కంఫర్టబుల్ ఉంటాయండి ఇలాంటివన్నిటికి. <tsk> ఫ్రెండ్స్‌తో మాట్లాడుకోవాలన్నా, ఫేస్‌బుక్ చూడాలన్నా, లేకపోతే కాసేపు వెళ్ళి ఏ బ్యాట్‌మెంటనో ఏదో ఒకటి ఆడుకోవాలన్నా...
యాహ్! యాహ్! యాహ్!
ఇట్లాంటి ఈవినింగ్ ఇలా టైమ్‌లో పెట్టుకొని మిగ వర్క్‌కి ఇంకొక టైమ్‌లో పెట్టుకొని, ఇట్లా టైమ్ కరెక్ట్‌గా మనం డివైడ్ చేసుకున్నాం అనుకోండి...
యాహ్! యాహ్!
ఆహ్, అప్పుడు మనకి నిద్రకి నిద్ర ఉంటుంది, కొన్ని సార్లు ఆకలండి ఆహారం.
అవును.
మన ఆహారం ఏంటి? సరిగ్గా ఆహారం, మంచి ఆహారం తిన్నామనుకోండి. ఇదవుతుందండి. కొన్నిసార్లు ఏంటి ఉ మనకి నైట్ పూట ఎవరిదో పార్టీ ఉంటదని ఆల్కహాల్ పార్టీ చేశామనుకోండి.
ఎక్కువ తినేస్తారు. అవునవునవును.
ఆ! ఆ హ్యాంగోవర్ కొన్ని సార్లు వదలదు మనకి.
అవునండి. అవును.
కో అది తా తాగాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువ తాగేసి ఉంటాం.
ఓకే.
ఆ! అ అంటే, తాగాల్సిన దానికన్నా ఎక్కువ తాగేసినప్పుడు ఏమవుద్దంటే, నెక్స్ట్ రోజు దాని ఎఫెక్ట్ పడుతదండి వర్క్ మీద.
ఓకే. ఓకే. అంటే ఒక ఆహ్, ఒత్తిడి అనేది ఇంకా పెరుగుతది. ఆ ఫ్రస్ట్రేషన్‌లో నిద్ర ఒకటి సరిపోదు, హెడ్‌ఏక్ వస్తుంటది. సో ఇంకా అసలు ప్రొడక్టివ్ ఇంకా లీవ్ పెట్టేసి పడుకోవాలి అన్నంత చిరాకుగ ఉంటది ఏమో కదా! మీకు?
ఆ! ఆయే ఆ! పెరుగుతుది. నిద్ర. అదే. ఆ! ఆ ఆ వస్తుది. హెడ్‌ఏక్ వస్తుంటది. ఈ రోజుకి హ్యాంగోవర్ వదిలినంత వరకు పడుకుందాం అనేసి, ఆ చేయాల్సిన పనిని మనం పక్కన పెట్టేసి ఉంటాం అండి.
ఓకే.
అప్పుడు సడెన్‌గా అప్ ఆహ్, ఒకేసారి ఆ టైమ్‌ను మనం అక్కడ వేస్ట్ చేసి ఉంటాం కాబట్టి, ఒకేసారి అది ఒత్తిడి పడతాదండి. ఒకేసారి చెయ్యాలి అది అన్నప్పుడు.
ఓకే. ఓకే. ఓకే. అయితే మీరు కంటిన్యూ‌గా వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు, ఎంత ఫ్రీక్వెంట్‌గా బ్రేక్స్ తీసుకుంటారు? ఎన్ని బ్రేక్స్ తీసుకుంటే ఎంత సమయానికి మీకు హెల్ది‌గా అనిపిస్తాదో చెప్తారా?
అంటే నేను బ్రేక్స్ ఏంటంటే, గంటకొకసారి బ్రేక్ తీసుకుంటానండి. అంటే ఆ బ్రేక్ కూడా ఏంటంటే బె ఏదో ఫేస్‌బుక్ చూట్టము ఇట్లాగ చేయమండి. ఫేస్‌బుక్ ఒక 5 నిమిషాలు, చూసామన్నా అది అరగంట అయిపోద్దండి అది.
ఓకే. అవునండి. అవును.
సో, అట్లా బ్రేక్ అంటే, అలా బయటికెళ్ళి ఒక టీ తాగడము.
ఓకే.
లేపోతే, జస్ట్ అలా వాకింగ్ చేసి రావటము.
ఓకే.
ఇట్లా, కొంచెం మనసుకు ప్రశాంతతగా వచ్చేవి. అట్లా చేసి రావటం, ఏట్లాంటే ఆ బ్రేక్ కూడా ఎట్లా బ్రేక్ తీసుకోవాలి అన్నది, మనం డిఫైన్ చేసుకోవాలండి.
అవు‌నా? యాహ్! యాహ్! కరె‌క్టే అండి. ఓకే అండి.
ఆ! అట్లా డిఫైన్ చేసుకొని, నెక్స్ట్ ఏంటంటే, మెడిటేషన్ ఒకటి చేయొచ్చండి. జస్ట్ బ్రీతింగ్. ఆ! కాసేపు మనం ఎక్కడికి ఏళ్ళోద్ ఏళ్ళడానికి ఇంట్రెస్ట్ లేకపోతే బయటకెక్కడికి, ఇంట్లోనే కూర్చొని అలాగా ఒకసారి, అలా గాలి పీలుస్తూ గట్టిగా ఒక 4 మినిట్స్.
హుహు. ఓహ్! చాలా మంచి విషయం. అవును, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. ఓకే.
చేశామనుకోండి. అప్పుడప్పుడు చేస్తుంటామండి. అదొక రిలాక్సేషన్ వస్తదండి మైండ్‌కి.
మీరు చేస్తుంటారా ఎప్పుడైనా? ఓహ్! ఓకే. మీరు ఫ్రెష్‌గా ఫీల్ అవుతారా ఇమ్మీడియేట్‌గా?
మొత ఆ! ఫ్రెష్‌గా ఇప్పుడు అంటే మొత్తం శ్వాస మీదనే మన ఫోకస్ మొత్తం ఉండాలండి. మొత్తం అంతా ఫోకస్ మొత్తం బయటకు వదిలేసి ఇది మొత్తమే ఉండాలండి.
ఓకే.
నెక్స్ట్ ఇంకొకటి ఇలా
ఓకే. ఓకే. మీకది ఒత్తిడికి సహాయ పడిందా?
ఆ! ఒత్తిడికి సహాయపడిందండి.
ఓకే. చెప్పండి.
ఇంకొకటేంటంటే సడన్‌గా ఎవరో, ఏదో అనుంటారు మనకి.
హుహు.
ఏంటి? నువ్వు ఈ పని ఎందుకు చెయ్యలేవు ఈ పని? అది ఇదేదో అని ఉంటారనుకోండి
ఓకే.
ఆ ఆ పని మన మైండ్‌లో తిరుగుతూ ఉంటది. <smacks lips> ఆ ప్ ఆ మైండ్ ఆ పని మన మైండ్‌లో తిరుగుతున్నప్పుడు కూడా మనం సరిగ్గా పని చేయలేం.
అవునండి. యాహ్! యాహ్!
అ అప్పుడు ఏంటంటే ఫస్ట్ అది క్లియర్ చేసేసుకోవాలండి అతనితోని. లేదు న్ వాళ్ళని నన్ను కంపేర్ జేయొద్దు...
అవునండి. అవును. అంటే క్లోషర్ గావాలంటారు ఎప్పటిదప్పుడు.
న నన్ను వాళ్ళతో కంపేర్ చేయొద్దు. వాళ్ళు గ్రేటు అనేయడం కూడా కరెక్ట్ అండి. వాళ్ళు గ్రేటు. <smacks lips> నేను కొత్త. నేనింతే చేయగలను. నేనింతకన్నా చేయలేను.
యాహ్! యాహ్! ఓకే. ఓకే.
ఆ! సో, దీన్ని ఎక్కువ మీరు స్ట్రెస్ చేసిన ప్రాబ్లమ్ లేదని చెప్పేయాలండి అక్కడికక్కడ.
ఓకే. ఓకే. ఓకే.
ఆ! అట్లా చెప్పడం వల్లేంటంటే మనకు కాంప్లికేషన్ రాకుండా ఉంటదండి.
యాహ్! కరెక్టేనండి మీరు చెప్పింది. మీరు చాలా మంచి విషయాలు ఆహ్, చె చెప్పారండి. మీరు ఒత్తిడిని ఎలా తగ్గిచ్చుకుంటారో, ఎలా మీరు వర్క్‌ప్లేస్‌లో మ్యానేజ్ చేస్తారనేది మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదాలు.
అవునండి. ధన్యవాదాలు.